ఫ్యామిలీతో కూడా చాలా ట్రిప్స్‌కి వెళ్ళేనండి. ఆహ్, హ్మ్.
'ఊటీ', అంటే 'ఊటీలో' ఎలాంటి ప్రకృతి అందాలు మీరు గమనించారు?
ఆ! ఇవే చిన్న చిన్న కొండలు ఆహ్, అలాంటివే. కొంచెం గ్రీనరీ అనుకోండి! మంచిగాను. ఆహ్, అయ్ ఆహ్, అయి అయితే కొంచెం పొల్యూషన్ అనేది బాగా తక్కువ ఉంటుంది. మనం నగరంతో పోల్చుకుంటే బా
గ్రీనరీ అవి ఆహ్, గమనించారన్నమాట. ఓకే. అంటే ప్రకృతి ఎక్కడ ఎ ఎక్కడ ఎక్కువుంటుందో అక్కడ పొల్యూషన్ తక్కువుంటుందంటారు?
ఆ! ఉంటుందండి. అవును. కరెక్టే మీరు చెప్పింది. తర్వాత హ్మ్. ఎందుకుంటుంది అంటే అది తక్కువ ఉంటేనే ప్రకృతి అనేటువంటిది పచ్చదనం పెరుగుతుందేమో పొల్యూషన్ తగ్గితే. అవును.
నిజమేనండి. 2 అంటే వైస్ వర్సా పొల్యూషన్ ఎక్కువ ఉంటే చెట్లు పెరగవు, చెట్లు ఎక్కువ ఉంటే పొల్యూషన్ ఉండదు.
ఆ! ఆ! అవునండి, అవునండి. అవును.
అయితే, మీకేన్నా ప్రకృతి వల్ల భయాలు కూడా ఉంటాయి. కొంతమందికి ఎత్తంటే భయం, నీళ్ళంటే భయం, చీకటంటే భయం అలాగా మీకు ఎప్పుడైనా భయాలున్నాయా?
ఆ! నాకు అంటే ఎత్తంటే భయం కాదు, కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయేమో అని కిందకి చూడను అంతే, ఇంకా ఏ ప్రకృతి అంటే చాలా ఇష్టం, నీళ్లంటే నాకు స్విమ్మింగ్ వచ్చు కాబట్టి నీళ్లన్న భయం లేదు, ఆ! ఆహ్, చీకటి కూడా భయం లేదు చీకట్లో కూడా కూర్చొని ఏదో చేస్తూ ఉంటాను, యా ఎ ఆహ్, ఆ! ఎ ఎత్తంటే కొంచెం కళ్ళు తిరుగుతాయని, అలా.
ఓకే. భయం లేదు. ఓకే. కూర్చొని ఏదో ఒకటి చేసేస్తారు. భయం ఉండేది కాదు. అయితే చిన్నపటి నుంచి మీకు బాగా నచ్చే ఆహ్, సీజన్ ఏంటి? ఎండాకాలమా, వానాకాలమా, శీతాకాలం?
వర్షాకాలం. వాన. వానాకాలం అన్‌డౌటెడ్‌ అందులో.